ఆ! కానీ, ఇంకా మన పల్లెటూరులో అంత డెవలప్ అవ్వలేదు. చూడాలి, ఇంకా ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ వాటిలో, వీటిలో రీల్స్ చూస్తుంటే, క్యూఆర్‌ కోడ్‌లు పెడుతున్నారు కదా! చదివింపులు దీనికి చేసేసేయండి అని.
ఆ! ఓకే. అది అయితే ఇంకా ఈజి మెథడ్ అయిపోద్ది. ఆహ్, మనం అదేమంటారు? గిఫ్ట్ కార్డ్ కూడా కొనవసరం లేదు. లేకుండా ఆ! ఇదైతే మనం ఇంక గుర్తుండిపోద్ది గూడా వాళ్ళ ట్రాన్సాక్షన్‌లో మన పేరు చూపిస్తుంది గాబట్టి గుర్తుండదు.
అవును. కొనవసరం లేదు. కానీ, ఇంకా అవును. కానీ, ఇంకా మన మనా, వే మన సైడ్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. <giggles> చూడాలి మరి అవుతదేమో! ఫ్యూచర్‌లో.
హ్మ్.